ఈ నిద్రపోయే అయితే సినిమా అయితే గాదు గదండీ. అది సూపర్ సినిమా. <chuckles> సో హ్మ్.
ఆ! అంటే మీ నాన్నగారు, మీ అమ్మగారు కొంచెం బిజీ గదా! సో, టైము దొరికిందన్నట్టుగా నిద్రబోయారేమో అని అడిగేశా?
ఆ! మా మా నాన్నగారు చాలా సీరియసండి. ఎప్పుడు చూషినా మంచి ఒక మూడ్‌లో ఉండరు. అంటే ఆహ్, ఫాదర్ క్యారెక్టర్ మెయిన్‌టైన్ చేస్తా ఉంటారెప్పుడు. <laughs>
అవునవునండి. హ్మ్. సూపర్. సూపర్. అంటే 'జస్టిస్ హరిశ్చంద్ర ప్రసాద్' అన్న రేంజ్‌లోనా?
మదరేందంటే జోవియ ఆహ్, మదరేమో జోవియల్‌గుంటరు మాతో. అంటే ఇట్లా ఒక
'అమ్మ, నాన్న ఓ తమిళమ్మాయి' అమ్మ లాగానా?
ఆహ్, అంతే. ఆ! అంకా అంతకంటే ఎక్కువండి. అంటే ఓ మదరు ఆహ్, ఎలా ఒకా ఏ అసలు, ఒక ఇంపాక్ట్ వేరుంటదండి. అసలు ఆహ్, యొక్క రిలేషన్‌షిప్పు. నేనొక అబ్బాయిని అనేది అదే ఇంట్లో మా ఇంట్లో అసలు అట్లా ఏ కోశాన గూడా ఉండదు. ఒకబ్బాయి, ఒకమ్మాయి అనే సెపరేషనేమి ఉండదు. ఈక్వాలిటీ అంటే అసలా జెండర్ ఈక్వాలిటీ పర్ఫెక్ట్‌గా మ్యాచ్ చేస్తది మమ్మీ.
ఓకే. యాహ్! యాహ్! హుహు. ఈక్వాలిటీ అన్నమాట బాగా. హ్మ్. సూపర్. సూపర్. సూపర్. సూపర్. ఇది మెచ్చుకోవచ్చనమాట మీ అమ్మని. మరి సినిమా చూడడమంతా ఎలా సాగింది ఆ రోజు?
<chuckles> అసలు ఆ రోజూ ఆహ్, నేను అంటే వాళ్ళు ఆ స్ మూవీకి ఫుల్లు కనెక్టయిపోయారు. ఎందుకంటే అది మనకి ఆప్షనుండదు. సినిమా చూషేటప్పుడు అంటే థియేటర్‌లో వచ్చిందనుకుని ఇంట్లో చూసిన దానికి చాలా తేడా ఉంటదండి. ఇంట్లో అంటే ఆ పని, ఈ పని, డాగ్ అరవడము, లేకపోతే ఇంకెవరన్నా రావడం, డిస్టపవ్వడం, లేకపోతే ఆ సడెన్‌గా ఎవరైనా వస్తే బంద్ జేషి హ్మ్, మనం మళ్ళా దాన్ని రెస్యూమ్ జేయడం, అలా ఉంటుంది. కానీ ఈన్ థియేటర్‌లో ఒక్కసారి లైట్ ఆన్ జేషిన ఆఫ్ చేషినమంటే అది <chuckles> ఇంటర్వల్ వరకు ఆఫే. <chuckles> సో, దానికి కనెక్టయితాం మనం. సో, ఆ విధంగా కనెక్టయ్యిండ్రు కూడా మమ్మీ వాళ్ళు. మమ్మీ మధ్యలో, మధ్యలో అక్కడ, ఇక్కడ సీన్‌లల్లో చపట్లు కూడా కొట్టింది. అయ్యో! <laughs>
హ్మ్. హ్మ్. వాస్తవం. ఇంట్లో అనుకో వాస్తవం వాస్తవం. అవునవును. అయిపోయినంతవరకు చూస్తూనే ఉండాలి. కరెక్ట్. <giggles> యాహ్! యాహ్! హుహు. అబ్బాబాబ్బా! ఏ సీన్‌కి గొట్టింది చప్పట్లు మీ అమ్మగారు?
ఆహ్, ఫ్ ఆహ్, బ్ సీన్ అదెక్కడంటే, ఆహ్, తనూ మవ్ ఏవంటరు, <clears throat> ఎగ్జాక్ట్‌గా ఆ! హీరోయిన్‌ని అది బొమ్మలతో ఉంటది జూడండి మహేష్ బాబు రూమ్‌లో.
హీరోయినా? ఓహో! ఓకే. అవునవునులే. ఆమె బొట్టు పెడతది ఆ టైమ్‌లోన? సూపర్. సూపర్. హ్మ్.
ఆ! అంటే దానికి కనెక్టయింది మమ్మీ. అంటే ఆహ్, ఆ! అలాంటీ క్ మనసు ఆమెది. అట్ల కనెక్టయ్యింది. <chuckles>
హ్మ్. అవునవునులే. అర్థమైంది. అర్థమైంది. సో, మరి సినిమా అంతా చూసొచ్చాక, బయటకి వస్తారు కదా! అప్పుడంతా సినిమా టాపిక్ గురించే మాట్లాడుకున్నారా? లేకపోతే ఇంకా పొద్దున్నుంచి షాపింగని అలసిపోయారని రెస్ట్ తీసుకున్నారా ఆ రోజు?

అవునండి. అంటే ఇప్పటివరకి మా బాబుని మూవీ‌కి ఇంతవరకు తీసుకెళ్లలేదు.
ఓకే. ఇద్దరా పిల్లలు? ఇద్దరు బుజ్జి బుజ్జోల్లా?
ఆ! ఒక్క ఒక్క ఒక్క ఒక్కడే బాబు అండి. ఒక్కడే బాబు. చిన్న బాబు. యూ యూకేజీ. <giggles> యూకేజీ అబ్బా. అయ్యో! తనకు తెలుగు, తెలుగు రాదండి.
ఒక్కడే బాబు. సో, యూకేజీ ఆ? ఓకే. బాగా మాట్లాడుతాడ? అంటే అర్థమైతాయా మీరు చెప్పే పదాలు ఏమన్నా గాని? హుహు. హుహు. ఇంగ్లీషా.
ఓన్లీ ఇంగ్లీషే మాట్లాడతాడు.
ఓకే. మరి మీరు తెలుగు మాట్లాడుతున్నారు కదా ఎంచక్కా! నేర్పించలేదా మరి మీ బాబుకి?
తెలుగు నేర్చుకుంటలేడంట. అంటే ఇప్పుడిప్పుడు స్టార్ట్ అయింది స్కూల్లో జాయిన్ అయిన తర్వాతకి ఆహ్, తెలుగు అర్థమైతది గాని, ఇంగ్లీష్‌లోనే రా రిప్లై ఇస్తాడు.
హుహు. సో, మీతో ఏమని మాట్లాడుతాడు జనరల్‌గైతే?
ఆ! పప్పా! ఆహ్, వి హ్యావ్ టు గో అవుట్‌సైడ్ అనేది ఈ మొత్తం ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతాడండి. ప్రతిది మాట్లాడుతాడు. కాకపోతే మా ఇంటరాక్షన్ మాత్రం ఇంగ్లీష్‌లో ఉంటది. తెలుగులో
ఓకే. ఓకే. ఎప్పుడైనా అనుకున్నారా వీడు ఖచ్చితంగా పెద్ద అయ్యాక ఇంగ్లీష్ లెక్చరర్ అవుతాడు అన్నట్టు? <giggles>
<giggles> అయ్యో! అట్లా, నేను ఎడ్యుకేషన్‌కి ఎప్పుడు ఆహ్, ఇది చేయనండి. అంటే లైక్ ఇంగ్లీష్ మాట్లాడితే ఇంగ్లీష్ లెక్చరర్ కాదని, మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలని నా కోరిక.
హ్మ్. ఓకే. హ్మ్. ఓహో! సూపర్. సో, మీ కొడుకు అయితే బిజినెస్ మ్యాన్ అయితే చూడాలనుకుంటున్నారు మీరైతే?
ఆ! బిజినెస్, బిజినెస్ మ్యానే అండి. ఎందుకంటే ఉద్యోగం అనేది నాకు ఇంట్రెస్ట్ ఉండదండి ఫస్ట్ కాడ‌నుంచి. చదువుకొని బిజినెస్ చేస్తే
అవును. ఓకే. ఓకే. సో, మీరైతే జాబ్ చేస్తున్నారు కాబట్టి, కనీసం మీ కొడుకన్నా బిజినెస్ చేయాలని ఆశిస్తున్నారు?
నేను జాబ్ బిజినెస్ చేసి, వర్కౌట్ కాక జాబ్‌కొచ్చానండి. ట్రై చేసి చేసి చేసి చేసి జాబ్‌కొచ్చాను. కాకపోతే ఏందంటే, తనూ ఆహ్, ఆలోచన విధానాన్ని నేను బ్రష‌ప్ చేసి, తనకు ఏదైతే అవసరం, ఏ టైమ్‌కి ఏదైతే అవసరముందో, ఆ నాలెడ్జ్‌ని, ఆ నాలెడ్జ్‌ని ఎప్పటికప్పుడు తనకందిస్తే, 100% సక్సెస్ అయితాడండి. ఫాదర్ క్యారెక్టర్ 100% అడ్వాన్స్‌గా మెయింటైన్ జేయాలి.
యాహ్. యాహ్. ఆహా! ఓకే. ఓకే. అవును. ఎన్ని? ఆ! అవన్నీ ఇస్తున్నారు. హ్మ్. యాహ్. మీరు చెప్పింది వాస్తవమే. మరి మీ పిల్లోడు ఇప్పుడైతే యూకేజీ కదా? యూకేజీకి అయినాక అంటే కొ మెల్లమెల్లగా పెరిగే కొద్దీ మీ అబ్బాయిలకి సినిమాలనేవి చూపిస్తారా? ఇన్‌కేస్ చూపిస్తే, మీ అబ్బాయి మీరు ఒక్కరే చూస్తారా? లేకపోతే మీ అబ్బాయి, మీరు, మీ భార్యగారు, అందరూ కలిసి చూస్తారా? చూస్తే, ఫ్యామిలీ ఓరియెంటెడా? కామెడీయా? ఎలాంటి జోనర్స్ చూడడానికి ఇష్టపడతారు మీరైతే?
కలిసే చూస్తామండి. <giggles> అన్ని జోనర్స్ చూపిస్తా అండి. ఎందుకంటే మనము మంచే చెపుతే, చెడు ఎప్పుడు తెలవదండి.
హుహు.